అయితే మన నిజ జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఆలస్యంగా చేయకూడదు. ఆహ్, అని అనుకుంటాం. కానీ కొన్ని స్ స కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. సో ఆలస్యము నిజంగా మీ నిజ జీవితంలో ఎప్పుడైనా బాగా ఆలస్యం చేసి, నష్టపోయిన సందర్భాలేవైనా ఉన్నాయా?
హ్మ్. అవును. హ్మ్. ఆ! ఉన్నాయండి. ఆలస్యం చేయడంమంటే ఆ!
అవునా? ఎలాంటి సందర్భాలు చెప్పండి?
ఆ! నేనూ డిగ్రీ చదువుతున్న సమయం ఆ! డిగ్రీ కాదు. ఇంటరు చదువుతున్న సమయంలో కూడా, ఒకసారి అంటే ఎగ్జామది ఎగ్జామ్ సమయంలో అది కూడా.
ఓకే. ఆ! ఎగ్జామ్ సమయంలో. ఆ! ఏమైంది ఆ టైంలో?
హ్మ్. ఎగ్జామ్ సమయంలో. మా నేను మా ఇంకో స్నేహితుడు కలిసి చదువుకునేవాళ్ళం, వాళ్ళింట్లోనే. ఎగ్జామ్‌కొక
ఓకే. వాళ్ళింట్లో కలిసి, అంటే ఎగ్జామ్స్ నైట్ ఔట్ ఆహ్, కూర్చునేేవాళ్ళు.
ఆ! నైట్ఔట్ అయిపోయేదండి అది మొత్తంగాను. ఆహ్, నైట్ 11:30 ఆ సమయం వరకు చదివి, మళ్ళీ ఆహ్, 3 3:30కి లేచి, ఆహ్, మళ్ళీ మార్నింగ్ 6 6:30 వరకు చదివేవాళ్ళం.
ఓకే. ఆ! చదివేవాళ్ళు. ఆ! మళ్ళీ చదివేవాళ్ళు. ఓకే. ఆ! ఆ! ఆ!
హ్మ్. మధ్యలో ఎంత మనకి 4, 4:30 గంటల నిద్ర మాత్రమే ఉండేది.
ఉండేవి. అవును.
ఆ! ఆహ్, అలాగా ఒక నెల ముందు స్టార్ట్ చేసాం అలాగ ప్రిపరేషన్ మేము గూడా.
ఓకే. స్టార్ట్ చేసారు. అవును.
ఆ! నెల ముందు స్టార్ట్ చేసాము. ఆహ్, 20 రోజుల్లోనే మొత్తం ఆహ్, అది ఏమంటరు? మొత్తం అయిపోగట్టేసాం చదవడం కూడా అన్ని సబ్జెక్టులు. సిలబస్.
మొ మొత్తం సిలబస్ ప్రిపరేషన్ అంతా, నెల రోజుల్లో కంప్లీట్ చేసేసారు మొత్తానికి. ఓహ్!
హ్మ్. ఆహ్, నేల, నేల గాదు. అంటే 20 రోజులు అంటే, రివిజనుండే అదంతా.
ఓకె. మొత్తం రివిజనంతా 20 రోజుల్లో చేసేసారు.
హ్మ్. 20 రోజుల్లో చేసేసాము.
అయితే చాలా పట్టుదలగా చదివారయితే. ఆ రోజులో ఆ! ఆ!
ఆ! అవును. ఆ! అది ఇంటర్ సెకండ్ ఇయర్. అయితే ఫస్ట్ ఇయర్ కూడా ఆ! ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చదివి మార్కులు తెచ్చుకున్నాము. ఆ! దాని తర్వాత సెకండ్ ఇయర్‌లో ఇలాగ నెల ముందు స్టార్ట్ చేసాం. 20 రోజుల్లో ఆ! 20 రోజుల్లో అయిపోయింది అది.
సెకండ్ ఇయర్. ఆ! ఓకే. ఆ! నేల ముందు స్టార్ట్ చేసారు. ఇరు ఆ! ఓకే.
ఆ! అయితే ఆహ్, ఒక సబ్జెక్ట్కిన్ని రోజులు అన్నట్టు రివిజన్ పెట్టుకొని చదవడం వల్ల 20 రోజులకి
అయితే ఇక్కడ ఆలస్యంగా, ఈ దేనికి సంబంధించింది మీరు చెప్పే దాంట్లో? ఆ!
హ్మ్. ఆ! చెప్తున్నాను. అయితే ఇలాగ 20 రోజులు అయిపోయింది. ఇంకా ఓ 10 రోజులు ఉన్నాయి కదా! ఎగ్జామ్స్‌కి అన్నట్టు. ఆహ్, 10 రోజుల ఎగ్జామ్ ముందు
అవును. అవునవును.
ఆ! వాలీబాల్ ఆడడానికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయేవాడిని. అరే! ఓ
అరేరేరే! అంటే ఎగ్జామ్ అంటే, మీకు తెలిసి వెళ్లారా? అంటే లేకపోతే, ఎగ్జామ్ ఉందని తెలిసి
ఆ! తెలిసి వెెళ్ళా. నేను మొత్తం చదివేసాను కదా! ఇంకేముంది. ఆహ్, సరే ఎగ్జామ్‌కి ఒకరోజు ముందు చదువుకోచ్చులే, అన్న భావనతోటి.
ఓకే. చదువుకోవచ్చులే అని భావంతో వెళ్ళిపోయారు.
అహా, వెళ్ళిపోయాను నేను. ఆహ్, అన్ని ఎగ్జామ్స్ కూడా బానే రాసాను ఆల్మోస్ట్. కానీ నాకు కొంచెం కెమిస్ట్రీ అంటే భయముండింది.
ఆ! ఆ! కెమిస్ట్రీ అంటే భయముండేది. ఓకే. కెమిస్ట్రీ. ఎందుకట్లా భయం? అంటే, అవి ఫార్మలాసు ఇవన్నీ
ఫస్ట్ నుంచే ఆ! దాంట్లో ఉండే ఫార్ములాసు దానివల్ల కొంచెం భయం ఎక్కువ నాకు కెమిస్ట్రీ అంటే.
ఓ ఓకే. ఆ! భయముండేది. అయితే ఇప్పుడు ఎట్లా మరి మీరు అన్నీ రివిజన్ జేసుకున్నాలే, అనే ఓ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళిపోయారు. ఆ!
హ్మ్. హ్మ్. అన్ని ఎగ్జామ్స్ రాశాను. అలాగా ఆ పాటు కొంచెం ఇది గ్రిప్ ఆహ్, ఒకరోజు ముందు చదివి అలాగా రాశాను. ఆహ్, కెమిస్ట్రీ మాత్రం నాకు కొంచెం దెబ్బేసిందండి నాకు.
రాసేశారు. ఆ! అరేరే! ఆ!
ఆ! ఆ సబ్జెక్టే కొంచెం భయమున్న సబ్జెక్టే కొంచెం. శ్రద్ధతోటి
అవునులేండి. ప్రతి ఒక్కరికి ఏదోక సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉంటాం. అన్ని అందరు సబ్జెక్ట్‌లంటే కాదుగా. ఉండవు. ఆ! చె
ఆ! అవును. ఆ! దాన్ని కొంచెం శ్రద్ధ బెట్టి చదవాల్సింది అని అనుకున్న. ఆ! దాంట్లో ఫెయిలయ్యాక అనుకున్నా నేను రిజల్టొచ్చాక. నాకు కొంచెం దీన్ని ఆలస్యం చేయకుండా ముందే స్టార్ట్ జేయాల్సుండేంది. ఆ! నాకన్నీ ఒచ్చే సబ్జెకటూల కంటే ఫస్ట్ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుంటే బావుంటుండే, అని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను.
అనిపిచ్చింది మీకు తర్వాత. అరేరే! ఆ! ఆ! ఆ! బావుంటండి. తెలుసుకున్నారు. అంటే ఏదైతే, ఏదైతే ఫస్టు మనకు కష్టంగా ఉంటు ఉంటుందో దాన్ని ఆలస్యం జేయకుండా పూర్తి చేయాలా. ఒచ్చిన ఒచ్చిన సా ఒచ్చినవే ఒచ్చిన ఒచ్చిన వాటి కంటే, ఏదైతే రాదో దాన్ని ముఖ్యంగా దాన్ని కంప్లీట్ జేయాల. దాన్ని లాస్ట్‌లో జేసి ఆలస్యం జేసేసి ఇలాంటి సందర్భాలు ఇలా చేస్తే మనము-ఆహ్, ఇలా ఇబ్బంది పడాల్సొస్తది. ఫెయిలవ్వాల్సొస్తది మీరు తెలుసుకున్నారు. మరి నెక్స్టు ఇలా ఒకసారి దెప్పతిన తర్వాత మరి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చిట్కాలు పాటించారు? ఈసారి ఆలస్యం చేయకూడదు ఏదైనా మనకు ఆహ్, త తెలవనటువంటి విషయం అన్నప్పుడు ఎట్లాంటి చిట్కాలు పాటిచ్చేవాళ్ళు?
హ్మ్. అలాగ. అవును. అవును. మొదట్లో హ్మ్. హ్మ్. రాని వాటి మీద ఎక్కువ ఫోసా ఫోకస్ జేయ్యాలి. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. తెలుసుకున్నాను. హ్మ్. హ్మ్. అయితే దాని తర్వాత ఇంకా ఇంకా ఆలస్యం ఏం చేదలుచుకోలేదు. ఎందుకంటే తర్వాత ఇలాగో డిగ్రీ పో చేయాలన్నట్టు నేను
<giggles> ఆహా! అవునవును.
హ్మ్. ఇంట్లో కూడా కొంచెం అంటే ఒత్తిడేం లేకుండే గానీ. నాకే అనిపించేది. కొంచెం అప్పుడు ఆలస్యం చేయకుండా కొంచెం చదివేసుంటే. ఆ! హ్మ్ బాగుండేదని అనిపించి. ఆహ్, చదివాను ఆహ్, ఒక ఆ ఒక నెల పాటు ఉంటుంది. మా సమయం మధ్యలో. నెల 20 రోజులు ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి కూడా.
ఓకే. ఆ! చదివేసుంటే బాగుండేది. అరే! అయితే మీరు చదువు గురించి ఇలా ఆలస్యం. మరి ఉద్యోగ విషయంలో మీకు ఏదైనా అనుభవం ఉంది. ఆలస్యంతో ఆహ్, ఏదన్నా మీరు దెబ్బతినటువంటి సందర్భాలు, లేకపోతే ఆహ్, దానికి సంబంధించి ఏదైనా ఉందా?
అవును. ఆ! ఉన్నాయండి. అంటే నేను
అవునా? ఏంటి ఏంటి? ఎట్లాంటివి? ఏ సందర్భంలో చెప్పండి నాకు?
హ్మ్. <giggles> అంటే నేను చేసే ఉద్యోగం కొంచెం ఫాలో అప్స్ చేస్తుండాలి. ఆహ్, ఆ! అంటే ప పేషెంట్స్‌ని గాని వాళ్ళని ఫాలో అప్స్ చేసిండాలి నేను.
ఫాలో అప్ చేసుకోవాలి. ఓకే. అంటే మీరు మెడికల్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుంటారు. అవును. ఆ!
హ్మ్. మె అవును. అవును. అయితే అలాగా ఫాలో అప్స్ చేస్తుండాలి. ఏ పేషంట్ మనకి ఎప్పుడు కేసెస్ ఉన్నాయి? అనేది చూస్తుండలి నేను. ఆ! మొత్తం మేనేజ్ చేసుండాలి. ఆ!
అవునవును అవును. చాలా జాగ్రత్తుండాలి. పేషెంట్స్ అన్నప్పుడు చాలా జాగ్రత్తుండాలి. మన మీద బాధ్యత ఉంటుంది. ఏది చిన్న జరిగినా ప్రాణంతో చలఘటంలాగా ఉంటుందది. అవును.
హుహు. అవును. అయితే అలాగొకసారి ఏమైందంటే. అన్ అంత సవ్యంగానే జరిగింది. కానీ మేము ఇలాగ ఆ రిఫర్ చేస్తారు కదా! డాక్టర్స్ గూడా.
ఓకే. ఆ! అవునవును. అవును.
ఆ! పేషెంట్‌ని మా హాస్పిటల్‌కి రిఫర్ చేసే డాక్టర్స్ కూడా మేము రిఫరల్స్ ఏస్తుంటామన్నట్టు.
ఆహా! ఓకే. మీరు రిఫరెన్స్ కూడా చేస్తుంటారు. ఓకే. ఆ!
హ్మ్. పంపిన డాక్టరుకి రిఫరల్ అమౌంట్ చేయాల్సిన ఆ! అంటే వాళ్ళకి చేయ చేపియాల్సిన బాధ్యత నాది.
మీది. ఆ! ఓకే. ఆ!
ఆ! అలాంటి సందర్భంలో ఒకసారి నేను ఒక డాక్టరు పేరు రాయడం మర్చిపోయాను నేను అలాగ.
అర్రెరెరేరే! మరి డబ్బులు పడవు గదా!
హ్మ్. ఏదో అవును. అయితే అతను నాకు కాల్ చేయకుండా మా డాక్టర్స్‌కి కాల్ <giggles> జేశాడంట. ఇలాగ, ఆ! "నాకింకా రిఫరల్ అంద హ్మ్. రిఫరల్ అందలేదు. ఎందుకు ఆలస్యమైతుంది?" అన్నట్టు కాల్ చేశారంట.
ఆ! అరే! <chuckles> దెబ్బ పడ్డాది గదా! ఆ! ఓకే. ఆ! ఆ!
హ్మ్. అయితే వాళ్ళు నన్ను ప్రశ్నించగా, "ఇలాగ నా దృష్టికి రాలేదు" అని నేను జెప్పేసాను ఏదో పనిలో ఉండి. అయితే, నాకు కొంచెం వేరే పనిలో ఉండి నేనది చూసుకోలేదు.
ఆహా! అవు చూసుకోలేదు. కాకపోతే అప్పుడేదో మేనేజ్ జేశారు కానీ, మీ ద్రుష్ మీరు యాక్చువల్‌గా మీరు ఆలస్యం చేశారు తెలు తెలుసు ఆహ్, అది ఆలస్యం జేశారు.
హ్మ్. ఆ! అవును, అవును, అవును. ఆలస్యం అయిపొయింది అలాగా.
అరేరే! ఆ! మరి ఏం జరిగింది నెక్స్టు?
ఆ! నెక్స్ట్ ఏం లేదు. ఇలా పిలిచి ఒకసారి జెప్పారు, "ఇలాగ లేట్ జేస్తే కుదరదు. ఇది హాస్పిటల్ ఫీల్డ్ గాబట్టి ప్రతీ పేషెంట్‌ని గూడా ఫాలో‌అప్ జేయాలి. ప్రతి డాక్టరుకి గూడా రావాల్సిన ఆహ్, రిఫరల్ అమౌంట్ గూడా ఇచ్చేసెయాల" అని హ్మ్. ఇంకా ఏముంటుంది? తర్వాత క్లాసూ ఆ! క్లాస్ <giggles> దీసుకుంటారు ఇంక. అలాగ సాగందది. హ్మ్.
హ్మ్. ఇచ్చేసేయాలి. ఇక చాలా జాగ్రత్తగుండాలి. ఆలస్యం చేయరాదు అని చెప్పేసారు. అయితే అవును. రైట్. రె అయితే, ఇప్పుడు ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా ఆలస్యము చేసేసి, అరే పొరపాటు చేశాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇలాంటి సందర్భాలు వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉన్నాయా?
హ్మ్, హ్మ్. ఆ! వ్యక్తిగత జీవితంలో అలాంటి సందర్భాలేం లేవు అంటే ఆలస్యం. ఆహ్, చేసే యార్
అంటే ఫ్రెండ్‌షిప్‌లో కానీ ఇలా.
హ్మ్. అయితే ఆలస్యం చేయడం వల్ల అవ్వలేదా అవి గాని? ఆ తొందరపడి తీసుకున్న నిర్ణయాలు అంటాం గదా! అలాంటి
ఆ! అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తే కూడా అరేయ్! నాకు కొద్ది ఆలస్యం అయిన కాబట్టి కరెక్ట్ జరిగింది. అని కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భం ఏదైనా ఉందా?
ఆ! ఉందండి. అలాంటి సందర్భమైతే ఉందొకటి. ఆ! మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక ముగ్గురు ఉండేవాళ్ళు.
అవునా ఉందా? ఏటి చెప్పండి నాకు ఒకసారి. ఆ! ఓకే.
అంటే మేం తిరిగి ఎక్కువగా మేము అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం నలుగురం కూడా.
ఆ!
ఆ! అలాగ ఒకసారి వాళ్ళు నన్ను పిలిచారు బయటికి వెళ్దాం అని చెప్పేసి బైక్ మీద కూడా.
ఓకే.
ఆ! వెళ్దామని పిలిస్తే, నేను కొంచెం ఏదో పనుండి వెళ్ళలేకపోయాను.
మీరు వెళ్ళలేకపోయారు. అవును.
హ్మ్. వెళ్ళలేకపోతే వాళ్ళు సరే నేను రావట్లేదు గదా! అన్నట్టు వాళ్ళు బయలుదేరారు.
అరే! ఆ! ఆ!
ఆ! అంటే ఓ హ్మ్. ఆ! నేను నేను వెళ్ళంటే ఒకవేళ ఆహ్, ఇద్దరం ఇద్దరం ఒక బండి మీద కలిసి వెళ్ళేవాళ్ళం. బన్ ఆహ్, బైక్.
ఆహా! వె వెళ్ళేవాళ్ళు. అంటే అవునులేండి. షే షేరింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ! ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నెక్స్టు?
హ్మ్. ఆహ్, ముగ్గురు కలిసి ఒకటే వెహికల్ మీద వెళ్ళడం ద్వారా కొంచెం వాళ్ళకి బైక్ స్కిడ్ ఒక దగ్గర పడిపోయారాళ్ళు.
ఓకే. అరే! ఎంత డేంజర్. ముగ్గురు ముగ్గురు వెళ్ళగూడదు. అసట్లాంటి స చాలా డేంజరది.
హ్మ్. అవును. ఆ! బా అవును. బైక్ స్కిడ్ అయ్యి వెళ్ళిపోయా కింద పడిపోయారోళ్ళు.
ఆరేరేరే! ఆ! ఏమైంది? ద గాయలు తాకాయ, లేకపోతే ఎట్లా పరిస్థితేంటి?
హ్మ్. చిన్న, చిన్న దెబ్బలతోను ఆ! చిన్న, చిన్న గాయాలతోటే బయటపడ్డారు. అంత హ్మ్.
ఆ! అదృష్టం అండి. ఇంకక ఈ చిన్న చిన్న గాయలాతో బయట పడమంటే, నిజంగా అదృష్టం.
అవు అవును. ఆహ్, అలాంటి సమయంలో నేను అనుకున్నాను. మేము నేను <chuckles> వెళ్ళుంటే, కొంచెం ముగ ఓహ్! 2 బైక్ల మీదగూ అన్నా వెళ్ళేవాళ్ళం ఇలాగ.
ఆ! ఆ! నిజంగా. అంటే, మీరు ఆలస్యం జేయడంతోనే ఇక్కడ మీరు కొద్దిగా, సేఫ్ సైడయ్యారు. అవును. కొన్ని, కొన్ని సార్లు మనం
హ్మ్. హ్మ్. అవును. సేఫ్సైడయ్యాను గానీ, వాళ్ళకి కొంచెం గాయాలవి అవ అయ్యాయి. ఒకవేళ నేను ఆ! నేను వెళ్ళుంటే ఒక
అయం కొద్ది బాధనే ఉంటుంది కదండీ! అంటే, మనం తప్పించుకుందామనే ఉంటది గానీ, ఎట్లైన మనకు ఆ! నచ్చ అంటే, మన స్నేహితులకు, లేతే కుటుంబ సభ్యులకు జరిగితే మనకు బాధనే ఉంటుంది కదా! అయితే ఈ అల అవునా? చెప్పండి.
హ్మ్. హ్మ్. అవును. బాధనిపిస్తది. అయితే, ఓహ్! హ్మ్. అయితే, ఇలా వెళ్ళుంటే బావుంటుండేని, నాకప్పుడు అనిపించింది ఆలస్యం జేయకుండా.
అయితే, ఇది ఇప్పుడు, ఈ ఆలస్యం చే చేయడం అనేది, నిజంగా ఒక్కొక్కోసారి తీవ్రం అయిందనుకోండి, మీ నిజజివితం అట్లుందా? ఎప్పుడన్నా ప్రొఫెషనల్ సాయము, ఆహ్, ఈ అంటే, ఇప్పుడేదైనా ప్రొఫెషనలిజంగా మరి ఏదైనా జాబ్ చేసేటప్పుడు కావచ్చు, ఏదన్నా ఒక్కోసారి ఇది తీవ్ర సమస్యగా మారినప్పుడు, మరి ఎట్లా దీన్ని ఎట్లా నిర్వహించుకోవాలి? ఏ విధంగా మీరు చెప్తారు దీన్ని?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అయితే ఆహ్
మీ నిజ జీవితంలో ఎప్పుడైనా ఇట్టా జరిగిందా?
ఆ! అలాంటి పెద్ద సంఘటనలేం లేవు ఆలస్యం జేసేవి. ఆ! ఇది. ఆహ్, పెద్ద పరిణామాలుగా మారిన సంఘటనలేం లేవు గానీ. ఆహ్, యాక్చువల్‌గా నేను చూసుంటాను చాలామందికి ఆహ్, మందిని గూడా. ఆహ్, ఏదన్నా పని జెప్తే వాటిని చాలా ఆలస్యంగా జేస్తుంటారు. మా ఇంట్లో గూడా ఆ! మా ఇంట్లో గూడా అలాగే జేస్తుంటారు కొందరు, మా నాన్నగారు.
లేవు. లేవు. ఓకే. లేవు. ఆ! చేస్తుంటారు. అంటే, ఏదో ఒకటి <smacks lips> చిన్న లేజీనెస్సో లేతే తర్వాత జేద్దాంలే, చూద్దాంలే, <smacks lips> చిన్న పనే గదా! తర్వాత జూద్దాంలే అని ఇలా చేస్తా ఉంటారు. అవును.
ఆ! అలాగా. ఆ! హు.హు.హు. చిన్న పని. అలాగా మా అన్న గాని అలాగ చేస్తుండేవారు. అంటే చెప్పిన పని అదే సమయంలో గాకుండా, చూద్దాంలే రేపెళ్ళుండి అలాగా జూద్దాం. ఆహ్, ఎప్పుడో ఒకసారి జేద్దాంలే అనే విధంగా ఆహ్, అలాగా జేస్తుండేవారు. నాకు కొంచెం కోపం వస్తుండేది. అలాంటి సందర్భాల్లో ఎలాగంటే ఇప్పుడు, ఇప్పుడు జెప్పిన పని ఇప్పుడు గాకుండా ఇంకెప్పుడు జేస్తారు? ఆహ్, అవును. ఆలస్యమయ్యే కొద్ది ఇంకది ఆ పని గూడా మనకి చేతిలో లేకుండా వెళ్ళిపోతుందనే విధంగా కోపం వస్తుండేది నాకు.
అవునవును. చూద్దాంలే. ఆ! అవును. ఆ! ఓకే. ఆ! అదే కదా! ఆ! అవునవును. వాస్తవమండి అది. అవును. నిజంగా! ఆ!
హ్మ్. అలాంటి సందర్భాల్లో చెప్తుండేవాడిని కుఎ ఆలస్యం జేయకుండా ఏ పనన్నా జేయి.
అయితే నిజంగా ఆలస్యంతో పోరాడుతున్న వారికి ప్రతిసారి ఆలస్యంగా చేస్తున్న వాళ్ళకి నిజంగా సలహాలు, ఎలాంటి సూచనలిస్తారు మీరు? అంటే, ఆలస్య ఆలస్యం చేయకుండా ఉండడానికి?
ఆ! ఆలస్యం చేస్తే మనకి ఏ పనైనా మన చేతిలో ఉన్న పని కూడా, మనకి చేజారిపోతుందండి. ఆ!
అవును. ఖచ్చితంగా అండి. ఎప్పుడు ఏ పని అప్పుడు చేస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది.
హ్మ్. ఏ ఈ రోజు పని ఈ రోజు చేసుకుంటే మనకి, రేపటికంటూ రేపటి పని కూడా మనకు చాలా ఉంటుంది. ఏరోజు పని ఆ రోజు చేసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం ఈ స్ట్రెస్ లాంటిది అలాగా ఉండదు.
అవునండి. ఉండదు. నిజంగా మీరు చెప్పినట్టు ఎప్పుడు పనప్పుడు చేసేస్తే ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా ఎప్పుడు పని అప్పుడు చేస్తే, మనకు స్ట్రెసుండదు. ఇప్పుడు పరీక్షలొస్తాయి. ఈ పరీక్షల సమయంలో ఎప్పుడు, ఎప్పుడు చేసే ఎప్పుడు చదివేది అప్పుడు చదివిస్తే మనకు స్ట్రెసుండదు. అటు ఉద్యోగంలో కూడా కావచ్చు.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్.
ఆ! నిజంగా అండి. అయితే ఈ ఆలస్యంతో, ఒక్కొక్కసారి ఆహ్, మనం ఆలస్యం చేయకన్ చేయమ కానీ, వేరే వాళ్ళు ఆలస్యం చేయడంతో, మనం నష్టపోయినటువంటి సందర్భాలుంటాయి. అలా మీరెప్పుడైనా నిజజీవితంలో ఆహ్, ఎప్పుడైనా ఎదుర్కొన్నారా?
అవును. ఆ! అంటే నష్టపోయిన సందర్భాలంటూ ఏం లేవుగాని, మా స్నేహితుల ఆ! ఉన్నాయి.
అంటే ఏదైనా ఇబ్బందికర పరిస్థితిలో. అంటే మీరు ఆలస్యం చేయలేదు. వేరే వాళ్ళు ఆలస్యం చేయడంతో మీరు ఇబ్బందికర ఇబ్బందికర పరిస్థితిలు ఎదుర్కోవడం?
ఆ! ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఉన్నాయండి. ఎలాగంటే అవి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి నాకు ఎలాగా ఆలోస ఆ! మా ఫ్రెండ్స్‌కి ఎక్కడికైనా ట్రిప్ గాని, అలాగా వెళ్దామంటే ఆహ్, ప్లానదంతా
అవునండి. ఫన్నీ ఇన్సిడెంట్సున్నాయి ఎలాంటివి చెప్పండి? <chuckles> ముఖ్యంగా, నిజంగా ఏదైనా ట్రిప్ అంటే ఏదో ఒకటి ఆలస్యం అవుతూనే ఉంటుంది నిజం, కరెక్టే. ఎట్లా? ఎట్లా జరిగింది చెప్పండి?
హ్మ్. ప్లాను, ప్లాన్ జేసేసారు, అంతా జేసేసారు. వీటిలో ఆహ్, ప్లాన్ చేయడం గాని, లేకపోతే ఎలా వెళ్దాం, అలా వెళ్దామని, ఆహ్, కబుర్లు చెప్పడంలో చాలా స్పీడుంటారు మా ఫ్రెండ్స్ కూడా. ఆహ్, ఆ!
అవును. అవును. <laughs> నిజం అయితే. ఎట్లా ఏం జరిగింది ఇప్పుడు అప్పుడు?
ఆ! అయితే మేము గోవాకి వెళ్ళాలని అనుకున్నాం మేము. వెళ్ళాం కూడా ట్రిప్‌కి అయితే ఆ సందర్భంలో జరిగినిందిది.
అనుకున్నారు. ఆ! ఆ! ఏట్లా చెప్పండి?
హ్మ్. గోవాకి వెళ్ వెళ్దామని అనుకున్నాము. ఒక ఆహ్, 2 డేస్ ముందు ప్లాను చేసుకున్నాం అంతా, గోవాకి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి? కారు‌లో వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అయితే మా ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నుంచి రావాలి.
ఓకే. ఆ! ఓకే. ఆ! ఆ! హైదరాబాద్ నుంచి రావాలి. మీరేక్కడ నుండి బయలుదేరారు?
ఆ! మా ఊరిక్కడ ఆహ్, మహబూబ్ నగర్ అని ఉంటుంది.
మహబూబ్ నగర్ అంటూ బయలుదేరారు. ఓకే.
ఆ! వాళ్ళు యాక్చువల్‌గా రావాల్సింది అక్కడికే. ఎక్కడి నుంచి హమ్ అహా! మబూబ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్‌కి రావాలి వాళ్ళు.
ఎక్కడికి హైదరాబాద్‌కి రావాలి. లేరంటే మామూారు అంటే మీరు మహబూబ్ నగర్‌ నుండి అందరూ కలిసి ట్రైన్‌లో వెళ్ళార ఓకే వెహికల్‌లో.
ఆ! లే కార్‌ల్ కారు ఉండింది మా దగ్గర. ఆ! అలా వస్తే మేము రాయచూర్ రోడ్ గాని ఆ రోడ్ వెళ్దామని నిర్ణయించుకున్నాం. అట్ అట్నుంచి ఆ కొంచెందగ్గర పడుతుంది దారి అని జెప్పేసి.
కారు వెళ్ళాలి. ఓకే. ఆ! నిర్ణయించుకున్నారు. ఓకే. ఆ! ఓకే. ఆ!
అటు నుంచి వెళ్దామని నిర్ణయించుకున్నాం వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేసాం ఆహ్, అంటే వాళ్ళకి కూడా తెలుసు. ఇలాగ ప్లాన్ ఉందని చెప్పేసి. వాళ్ళు త్వరగా బయలుదేరకుండా రాత్రి 9:30 ఆ సమయంలో బయలుదేరారు.
ఆహా! ఓకే. ఆ! మరిత అబ్బా అబ్బా! 9 గంటలు అంటే మహబూబ్ నగర్‌ ఎప్పుడు రీచ్ అవ్వాలి? మీరెప్పుడు గోవాకి ప్రయాణం జేస్తారు.
ఆ! పది పదిన్నర ఆహ్, 9:30 కంటే వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికి దగ్గర, దగ్గర 11:40, 12గా వస్తుంది సమయం.
ఆ! మరి చాలా కనీసం ఒక 2 గంటలు పట్టదా?
ఆ! 2 గంటలు ఈజీగా పడుతుంది. హ్మ్. అవును. 12 గంటల సమయంలో వస్తే, ఆ అక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళడానికి. ఆ! 12:30 అయిందండి మాకు. 12:30కి బయలుదేరితే. నెక్స్ట్
పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ రావాలంటే. ఆ! బాబ్బాబాబా! బలే నిద్ర వస్తుంటది. ఒకవైపు మరి మీరు డ్ర అంటే డ్రైవర్ ఎవరు మీరే ఉన్నారా? ఎవరైనా మాట్లాడుకున్నార?
ఆ! నేను నా ఇంకో ఫ్రెండ్ అదే హైదరాబాద్ నుంచి వచ్చే అతను కూడా.
ఎలా అండి మేడమ మనకేప్పుడు ఇది రాత్రి పూట పడుకొని అలవాటుగా ఉంటది కదా! మరి ఒక్కోసారి ఆరిదే అది చాలా ఆ ముందులో రాత్రి ప్రయాణం చేయకూడదు.
అవును అవును. ఆ! అంటే ఆ ఒకరోజు అవును. ఆహ్, ఇప్పుడు ఒకరోజు అంటే ఈరోజు నిద్రపోకపోతే ఏం కాదు. ఈరోజు ప్లస్ రేపు నిద్రపోకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితులుంటాయి. ఆ! ఏ మనం
అవును. ఉంటది. అయితే మీరు అలానే మీరు మీరు డ్రైవ్ చేసారా మరి ఆ రాత్రి?
ఆ! నేను ఒక చేసాను. కర్ణాటక వెళ్ళే వరకు నేను డ్రైవ్ చేసాను. దాని తర్వాత మా ఇంకో ఫ్రెండ్ కూడా డ్రైవ్ చేసాడు అక్కడి నుంచి. ఆ! దాని తర్వాత నెక్స్ట్ రోజు చాలా ఆలస్యంగా అంటే మేమనుకున్న సమయానికి అక్కడికి గోవకి వెళ్ళేయేసరికి చాలా ఆలస్యం అయిపోయింది మాకు గూడా.
ఓకే. ఆ! చేసాడు. అలా అలసమైపోయింది.
హ్.
ఓకే. సో, ఇలాంటివి కూడా మీ ఎవరో మీ స్నేహితులు చేయడంతో మీరు ఇబ్బందికరైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. నిజంగా అండి. నిజంగా ఆలస్యంతో పోడుతున్న వారికి మంచి సలహాలు, ఆలస్యం వల్ల మీకు కలిగినటువంటి నష్టాలు. సో, ఇలా ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఆలస్యం వల్ల జరిగినటువంటి పరిస్థితులు మంచిగా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ధన్యవాదాలండి.